ఏహ్! చెప్పాం మేం కబాబ్ చేసుకుంటాం అని, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ <chuckles> పట్టుకుపోయినం గదా! దానికి కావాల్సిన మసాలాలన్నీ పటకపోయినం. ఆ!
ఓకె, ఓకె. అవును. అవును. ఇందాక చెప్పారు గదా! ఆ! మీ ఇంట్లో నుంచే గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు గదా! ఇంకా వాళ్ళకి అర్థం అయిపోయి ఉండిది.
ఆ! ఇగ మసాలాలు గూడా హోమ్మేడ్ కాబట్టి చెప్పాం, ఇట్లా కబాబ్ కోసమే తీసుకొని, మేమే ఇట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా కొంచెం బయట చేసుకుందాం అనుకుంటాన్నాం.
ఆ! హ్మ్.
ఇగ బయట ఫుడ్ అలాంటిది వద్దు. మేము ఇంట్లోనే కబాబ్ చేసుకోవాలని, మేము బయట గ్రౌండ్‌లో చేసుకుందాం అనుకున్నాం, అని చెప్పాం, ఇగ అప్పుడు వాళ్ళు ఏం అనలేదు. ఎవరు ఏం అనలేదు.
ఓకె, ఓకె. హ్మ్, అయితే మీకు ఒక ఇది ఒది ఎక్స్పీరియన్స్ ఒచ్చిందన్నమాట దీన్నుంచి. అంటే తర్వాత నుంచి, ఎలా వండుకోవాలి? ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అని.
హ్మ్, యాహ్! బొగ్గంటి పెట్టుకోవడం, అనేది చాన కష్టమని అర్థమయింది.
ఓకె.
యాహ్! ఎందుకంటే చలికాలం గదా! చలికాలంలో బొగ్గ అంటుకోడం అనేది, చానా కష్టమైన విషయం అది.
ఓకె. ఈ మధ్యలో కాలంలో చేసారా, మీరు చలికాలంలో? అవునవును. అంటే ఆ మంచు పడతా ఉండి, అది అంటుకోవట్లేదేమో అయితే. అది మొత్తం మెత్తగా అయిపోతది కదా! తడికి.
యాహ్! మొన్ననే రీసెంట్‌గా జెసినం ఒక మన ఆ! బొగ్గంటుకోనికి చానా, చానా ఆ! చానా టైమ్ పట్టింది ఇగా.
అందుకని చెప్పేసి అది మండుకోవట్లేదేమో అయితే. అదే అయ్యుండొచ్చు. హ్మ్, హ్మ్. మీరు అప్పుడు చేసే ఆ పద్ధతులు అహ్, విధ ఇది సమయంలో ఎప్పుడైనా అ అనుకున్నారా ఇట్లా, అనవసరంగా ఇదంతా చేసుకుంటున్నా, బయటికెళ్ళి తిన్నాక, పోయేది సరిపోయేదేమో అని చెప్పేసి, అట్లాంటి థాట్స్ ఏమైనా వచ్చినియా? ఆ!
యాహ్! అందుకే చానా టైమ్ పట్టింది ఇగ. ఇగ లాస్ట్ హ్మ్. లేదు, లేదు. అట్లా అస్సలనుకోలేం, మనం బయటి ఫుడ్ తినడం అంటే ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడమే. సో, అందుకోసం మేం మంచిగా చేసాం. అది మేము ఎంత టైం తీసుకున్నా, గాని లాస్ట్ వరకి కబాబ్ చేయడం వల్ల టేస్ట్ మాత్రం, చాలా అదిదిరిపోయింది. యాహ్! టేస్ట్, మాత్రం అదిరిపోయింది. రెస్టారెంట్‌లో ఎట్లుంటదో ఆహ్, డిట్ మొత్తం యాస్ ఇట్ ఇజ్ అట్లే ఉంది టేస్ట్ మాత్రం.
హ్మ్. అవునా, బాగొచ్చిందా? అబ్బో! మీరు చెప్తుంటేనే, నాకు కొంచెం ఇక్కడ నోరూరతుంది. నాకు ఎప్పుడైనా చేసి పెడితే ఆహ్, బావుండిది మీరు.
యాహ్! వేడి, వేడిగా కబాబ్ చేసుకుంటూ, <smacks lips> మనం ఇట్లా మొత్తం మంటకి దగ్గరలో ఉండి, చలగా చలి కాపుకుంటూ ఉండడం అనేది, అది ఇగ చాలా మంచి అనుభవం ఫ్రెండ్స్‌తో ఉండడం.
ఆ! హ్మ్. బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు, ఆ రోజు ఫ్రెండ్స్‌తో మీరు.
యాహ్! ఎంత సమయం వేస్ట్ అయినా గాని, ఆహ్, 4, 5 గంటలు వేస్ట్ అయినా గాని, ఫన్ మాత్రం మంచిగా, సంతోషంగా, ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా చేసాం.
అంటే, అ హ్మ్.